ఉంటారు గాబట్టి అవ్వి చూడకుండా ఫస్ట్ డైరెక్ట్‌గా ఇవ్వే చూస్తే వాళ్ళకి నచ్చి నచ్చే ఉద్దేశ్యం ఉంటుందా? అంటే లేదంటే అది చూసి మళ్ళీ ఇది చూసే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అరె! అది బాగా తీసాడు, ఇది బాగా తీయలేడు అనే భావనలు కలుగుతాయి. అదే అవి చు ఓకే! చెప్పండి.
లేదు లేదు. అది ఏంటంటే ఇప్పుడు ఏం ఆహ్, 'కాటమరాయుడు', ఆ 'బీమ్లా నాయకు' ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇప్పుడు నేను సినిమాల ముందు ఈ 'అయ్యప్పన్ కోషియం' ముందే చూసాను కాబట్టి నాకిది నచ్చలేదనే అనుకుంటున్నారు. ఖ ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆహ్, ప్రతీ వాడు ముందసల 'అయ్యప్పన్ కోషియం' సినిమా ఉందని ఎవరికీ తెలియదండి ముందైతే. చాలా మందికి కూడా ఒక రీమేక్ తీస్తున్నాడు 'పవన్ కళ్యాణ్' అని తెలుసు కానీ ఆ సినిమా ఏంటని చెప్పి చూసి వచ్చినోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ ఫాన్స్ గూడా చాలా మంది చూడలేదు. ఓ అంటే నాతో ఉన్న నా స్నేహితులే చెప్పారు సినిమా అంత బాలేదు. అంటే, "అరె! ఇది ఒరిజినల్ సినిమా చాలా బాంటుంది చూసావంటే" లేదు, అన్నియ చెప్పారంటే ఆహ్, వాళ్ళక్కూడా నచ్చట్లేదు కదా! అక్కడ. అక్కడ ఓ ఒరిజినల్ చూసి తరువాత రీమేక్ చూసారు అందుకే నచ్చలేదనుకుంటే అది వేరే టాపిక్కు. కానీ అదక్కడ కాదు. అంటే వాళ్ళకి ఓ ఒరిజిన రీమేక్ చేసిన సినిమా గూడా వాళ్ళకి నచ్చట్లేదంటే అక్కడ సారా ఆహ్, కథ కథలోనే ఏదో ఫాల్ట్ ఉంది. వాళ్ళు చెప్పే ఆహ్, డైలాగ్స్‌లో, డెలివరీ‌లో గాని
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హుహుహుహు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవును. అవును. అవును. హుహు. హ్మ్. హ్మ్. <smacks lips> ఫాల్ట్ ఉంది. మళ్ళీ ఈ ఇది కూడా అండి. ఎందుకంటే కొన్ని స్టోరీస్ కొంతమంది హీరోస్‌కే సెట్ అవుతాయి. ఈలేందంటే స్టోరీ బాగుంది కదా! అని చెప్పి ఒక పెద్ద స్టార్ హీరో‌ని పెట్టి సరే చేసేద్దాం నడిపిద్దాం అంటే కొన్ని కూడా వర్కౌట్ అవ్వవని నా అభిప్రాయం. అసలు దీనిపై మీరేం, మీరేం చెప్తారు?
అవును. అవును. ఖచ్చితంగా వర్కౌటే అది నిజంగా మీరన్నది అది చాలా మంచి పాయింటు. ఏ కొన్ని సినిమాలేంటంటే వయసుకు తగ్గట్టుగానే తీయాలండి. ఇక్కడేంటి మనోళ్ళు తెలుగు సినిమాలేంటంటే ఎంత పెద్ద స్టార్ హీరో ఆయిన, ఆయన వన్ వయసుతో పనిలేకుండా కథ బావుందని చెప్పేసి రీమేక్ జేసేస్తారు. దాంట్లో మళ్ళీ హీ హీరోయిన్ అవసరం లేకపోయినా హీ హీరోయిన్‌ని పెట్టేస్తారు. ఆ! ఆయనకేంటంటే కూతురు వయసున్న హీరోయిన్‌ని పెట్టేసేసి ఆయన‌తో రొమాన్స్ అని పాటలు అని చెప్పేసి ఇయన్ని చేపిచ్చేస్తా ఉంటారు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. పెట్టేస్తారు. ఆ! మళ్ళా ఆ‌వ్ ఆ వయసుకు తగ్గ హీరోయిన్‌ని కూడా <giggles> తీసుకోకుండా ఎవరో కొత్తగొచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు అసలు. వాళ్ళని పెట్టేసి చేసేసి చూడ్డానికి మనకే ఆక్వర్డ్‌గా ఉంటది. చేసేటప్పుడు వాళ్ళకి ఎలా ఉంటదో నాకు అర్థం కాదు గాని. ఆ!
అదే కదా! వ వాళ్లకెలా ఉండిద్దో నాకర్థం కాదు. మళ్ళీ ఏమన్నంటే ఫాన్స్ చూస్తారంటారు. ఫాన్స్ వ నిజంగా ఫాన్స్ అనేది తప్పని చెప్పాలి. ఏంటంటే వాళ్ళు ఏ సినిమాలు చూసినా ముందు ఫాన్స్ మావోడు గొప్ప, గొప్ప అని చెప్పేసి. చూస్
అవును. <smacks lips> లేదండి. ఈ రోజుల్లో ఎట్లా తయారయ్యారంటే ఫాన్స్ గూడా చాలా మందేం చూడట్లేదు. వీళ్ళెనకనుంచి ఆ! తగ్గించేసారు.
తగ్గించ్చేసారు. ఇప్పుడు ఈ మధ్య ఫాన్స్ ఏంటంటే కొంచెం అవగాహనొచ్చింది. అరేయ్! మనం కూడా కొంచెం మారాలిలే అని చెప్పేసి వీళ్ళకి నిజంగానే అవగాహనొచ్చేసింది.
అవగాహనోచ్చింది.